అయ్యో! అయ్యో!
హ్మ్. అలాంటప్పుడు అనిపించింది నాకు ఆహ్, ఇలాగా హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్న ఉండుంటే దీనికి కవరయితుండేనేమో. హ్మ్. హ్మ్. అలాగ్
హుహుహు. అబ్బో! చాలా బాగా హెల్ప్ అయితుండే అండి. హ్మ్. వాళ్ళు మరి హెల్త్ ఇన్స్యూరెన్స్ అలాంటివి ఏం తీసుకోలేరా? ఓకే.
ఆ! లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ గాని అలాగేం లేదు. ఇంకొకటి వాళ్ళ దగ్గర ఆహ్, ఆ సమయంలో కట్టడానికి డబ్బులు గూడా లేవు. ఆహ్, నా దగ్గర ఒక 50,000 ఉంటే తీసుకెళ్ళి ఇచ్చాను నేనింక.
హుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
తీసుకెళ్ళి ఇచ్చాను ఇంకా అక్కడి నుంచే తను డెత్ అయిపోయాడు ఒక 2 రోజులు అలాగా హాస్పిటల్‌లో ఉండి. ఇంకా అక్కడ్నుంచి కొంచెం వాళ్ళు కోలుకోవడానికి గూడా సమయం బట్టింది. ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు ముగ్గురం కలిసి తీర్చెద్దాం అప్పు ఒకా అక్కడ వెళ్ళిపోయిండు అని చెప్పేసి అలాగా బాధపడుతున్నారు. అలాంటప్పుడు మనకి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కూడా చాలా ముఖ్యం అండి.
హుహుహు. అయ్యో! ఆ! ఖచ్చితంగా ముఖ్యం గదా! చూడండి చూడండి. అసలు ఇప్పుడు అతను హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకొనుంటే చా ఎంత బాగా ఉపయోగపడేది. అరె వెళ్తూ, వెళ్తూ మనిషి వెళ్ళిపోయి. ప్లస్ మళ్ళీ ఇంకా వీళ్ళని బాధల్లో అప్పుల్లో, రెండిట్లో పడేసెళ్ళిపోయాడనమాట. సో, దీన్ని బట్టి ఆలోచిస్తే హ్మ్. అవును. అవును.
హ్మ్. హ్మ్. అవును. అలాగ కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. మనకి ఏమవుతుందిలే అని అనుకోకుండా ఆహ్, ఈ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్సులు గాని
ఎప్పుడేం జరుగుతదో మనకు తెలీదు గదండీ. హ్మ్. అస్
హ్మ్. అలాగ. కొన్నిసార్లు ఇక్కడ సురక్షిత ఈ లేకపోతే, ఇలాగుంటుందండి మరి కొన్నిసార్లు.
ఓకే. ఇప్పుడు మనకు మన, మన రోజువారీ జీవితంలో మన కుటుంబాలు మన సైడ్ ఉంటున్న కుటుంబాలేంటంటే కొంతమంది చాలా పార్టిక్యులర్‌గా ఉంటారనమాట. అంటే, మనకు సొంత భూమి ఉండాలి లేదా ఒక బంగారము అలాంటివుండాలి. ఆహ్, లేదా ఒక <smacks lips> పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. వాటన్ అందరిని చూసుకోవాలి లేదా సహాయం చేయాలి. సో, ఇలా రోజులు మారుతున్న కొద్దీ ఇలాంటివి పెరిగిపోతూ ఉంటాయి కదా! సో, వాటి పైన మీ అభిప్రాయమేంటి? అంటే వాటిని ఎలా మనం ఒక దారికి తీసుకురాగలుగుతాం? అలాగే మనం అనుకున్నది ఎలా కొనుక్కోగలుగుతాం, ఆర్ సాధించగలుగుతాం మనం?
హ్మ్. హ్మ్.

ఉన్న ఉందండి సంఘటన అలాగా. ఒక అంటే ఓ 2 నెలల కిందనే జరిగింది. యాక్చువల్‌గా మా అత్త కొడుకు మా మేనత్త కొడుకు ఇలాగా చిన్నగా యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ముగ్గురన్నదమ్ములు మా అంటే వాళ్ళ నాన్న లేరు మా మామగారు లేరు. ఆహ్, హ్మ్. మి అంటే వీళ్ళు ముగ్గురే జూసుకుంటున్నారు ఫ్యామిలీనంతా. ఫ్యామిలీ అంటే మా అత్త, వీళ్ళు ముగ్గురు ఒక దాంట్లో ఒకరికి పెళ్లయింది.
హుహు. చెప్పండి. ఓకే. ఆహాహా! ఓకే. హుహుహు. ఓకే. ఆహాహా! హుహుహు.
అయితే తనకి సడెన్‌గా యాక్సిడెంట్ అయింది. వాళ్ళ దగ్గర వాళ్ళు బాగా పని జేస్తున్నారు ఆహ్, న్ ఆహ్, మ ముగ్గురన్నదమ్ములు గలిసి నెలకు 2,000,00 సంపాదిస్తారు ముగ్గురు పని జేసేవాళ్ళే మళ్ళీ ఇంట్లో.
ఓకే. ఓకే. సూపర్. సూపర్.
హ్మ్. అలాగా పని జెసే వాళ్ళున్న గూడా వాళ్ళకి జెప్పామండి మొదట్లో వాళ్ళు ఊర్లో ఉండరు యాక్చువల్‌గా చెప్పాలంటే.
ఓకే.
హ్మ్. ఊర్లో ఉండరు. వాళ్ళకి సొంత భూమి అదంతా ఉంది గాని ఏం జేశారంటే ఊర్లో ఉండని వాళ్ళు చిన్నగా ఇల్లు కట్టుకోవచ్చు కదా!
ఆహా!
అలా గాకుండా 30,000,00 బెట్టి ఆహ్, ఇల్లు గట్టారండి ఊర్లో. మేము చెప్ చెప్తున్నాం అప్పటికే ఊర్లో ఉండరు
అయ్యో! ఒక రకంగా సంపాదించిందంతా దాంట్లోనే పెట్టేసారనమాట.
సంపాది సంపాదించింది గాదు యాక్చువల్‌గా జెప్పాలంటే అది అప్పే జేసారు మొత్తం. దాదాపు 20 ల ఆ! దాదాపు 20,000,00 దాక అప్పే అది ఇంటికి.
ఆహా! అప్పు గూడా జేశారా? ఓకే. అమ్మో! అంత అప్పు ఎలా దీరుస్తరండి బాబు అసలు.
చెప్తూనే ఉన్నాం మేము హ్మ్. హ్మ్. ఆహ్, అక్కడికి చెప్తూనే ఉన్నాం మేము ఏమని? హ్మ్. "మీరు ఎలా ఇక్కడ ఉండరు గదా! హైదరాబాద్‌లోనే ఉంటున్నారు, ఆహ్, ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద ఇల్లు గట్టి ఏం జేస్తారు? హ్మ్. ఏమో ఒక చిన్నగా ఓ 4,000,00, 5,000,00 5,000,00 6,000,00 లక్షల్లో ఎప్పుడైనా ఒ ఒస్తే ఉండడానికి అలా గట్టుకోండి ఇల్లు" అని జెప్పాము మేము వాళ్ళకి.
హ్మ్. హుహు. ఓకే. ఓకే. సూపర్! హ్మ్. అది చాలా బెటర్ గదండీ. మనకు అప్పు గూడా ఉండదు ఏముండదు.
హ్మ్.

ఆ! అంటే ఏం లేదండి. అంటే కొన్ని రోజులు కష్టపడాలి అంటే లైఫ్ స్టార్టింగ్ ఫేస్‌లో ఉన్నప్పుడు, అంటే ఇలాగ ఉద్యోగం పొందిన ఒక 2, 3 సంవత్సరాలు కొంచెం కష్టబడి...
ఓకే.
కొన్ని సేవింగ్స్ జేసుకోవాలి. ఎప్పుడూ అదే ఉద్యోగం జేస్తూ అదే బోరింగ్ లైఫ్ గూడా బతకడం వేస్ట్. ఎవరి కోసం బతుకుతాం జెప్పండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆహ్, మనం డబ్బు వెనకాల పరిగెత్తి, పరిగెత్తి ఇంక అలిసిపోతుంటారు జనాలు. ఆ మానసిక ప్రశాంతత అనేది ఉండదు. హ్మ్. ఎక్కడ ఇప్పుడు చిన్న ట్రిప్ యేద్దామన్నా వాళ్ళ దగ్గర డబ్బున్నా గూడా సమయముండదు కొన్నిసార్లు.
హుహు. ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. సమయం ఉండదు. అవును.
అలాగే కొన్నిసార్లు మనకి మనం టైమిచ్చుకోవాలి. డబ్బులు ఆహ్, అంటే ఆహ్, అంటుంటారుగా డబ్బు ఈరోజు పోతుంది రేపొస్తుంది అనేది గూడా అది వాస్తవమే. హ్మ్. అలాగ హ్మ్.
అవునవునండి. కరెక్టే గదండీ. నాకు కూడా చెప్పారు. "డబ్బు ఈరోజుంటుంది రేపు పోతుంది. కానీ మనం ఇప్పుడు, ఈ క్షణం ఎలా ఉంటున్నామనేదే ముఖ్యం" అని జెప్పేసి.
అవును. ఆహ్, అలాగని జెప్పేసి మనం ఉన్నద <chuckles> ఉన్నదా డబ్బంతా ఖర్చుబెట్టేసి మళ్ళీ మా మనకు బాధ్యతలనేవి గూడా ఉంటాయి గదా! హ్మ్.
ఆ! ఆ! ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఆ! ఆర్ అవును. అవును. ఖచ్చితంగా ఆర్థిక సురక్షిత అనేది ఇంక ఖచ్చితంగా మనం పాటించాల్సిందేనండి. ఎలా అంటే అన్నిటికి ఇప్పుడు మనం ఏది చేయాల్సొస్తే అది చెయ్యాలి. కానీ దానికొ సమయం సందర్భముంటుంది. అదెలా చేయాలనేది మనము ఒక ప్లానింగ్ చేసుకుంటామంటే ఖచ్చితంగా అయిపోద్దంటారు. హ్మ్. ఇప్పుడు మీరింతకు ముందు చెప్పారు గదా! <smacks lips> అంటే మనకు ఇట్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం గానీ, దేంట్లోన ఇన్‌వెస్ట్ చేయడం గానీ లేదంటే ఇలా ఆహ్, కొన్ని ఆహ్, రకమైన ఆర్థిక సురక్షిత మనకు సమయానికుపయోగపడేది. <smacks lips> ఇలాంటివి చెప్పారు గదా! కొంతమందికేందంటే భయాలుంటాయి. అంటే తెలీదు గదా! కొంతమందేందంటే మొదలుపెట్టి అరే! భయమేస్తుందని మధ్యలో ఆగిపోయిన వాళ్ళుంటారు. కొంతమంది అసలు ఎలా మొదలుపెట్టాలో తెలియని వాళ్ళుంటారు గదా! సో, అసలు వాళ్ళ కోసం మీరు చెప్పే ఆర్ మీరు ఇచ్చే ఒక ఆహ్, సూచనలు గానీ, సలహాలు గానీ ఏంటి? ఏమని జెప్తారు?
అవును. ప్లానింగ్ అనేదుండాలి. వి ఆ ప్లానింగ్ విజన్ ఉంటే అవుతుంది. ఏ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు చెప్పాను గదండీ. మనకి ఒక ఉద్యోగంలో చేరేటప్పుడే మనకు కొన్ని ప్లాన్స్ ఉండాలి. మొదట్లో చాలా మంది ఏం జేస్తుంటారంటే, మొదటి ఉద్యోగం జేసేటప్పుడు, నేను గూడా జేసినవే తప్పులవి. ఆహ్, మనకి ఒక బేసిక్‌గా ఒక చిన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. ఎంత మహా అంటే నెలకు ఓ వెయ్యి రూపాలుంటుంది. 1000, 1200 బడుతుందిప్పుడు. మంచిది ఒక 10 పదిహేను లక్షలు కవరొచ్చేది. 1000, 1200 బడుతుంది. రూ. 1000 బెడితే యాక్చువల్‌గా 20,00,000 కవరేజ్ వచ్చే మంచి మంచి ప్లాన్స్ ఉంటాయి. అలాగొచ్చిన హెల్త్ ఇన్స్యూరెన్స్ గానీ ఫ్యామిలీ‌కి తీసుకోవాలి అలాగ.
అవును. హుహుహు. ఓకే. అవును. హ్మ్. అవును. అవును. అవును.

ఇవన్నీ ఉంటాయి గాబట్టి మనం ఇప్పటినుంచే డిసిప్లిన్‌గా ఉంటే ఒక 20 ఇ మనకి పిల్లలకి గూడా మొదట్నుంచే నేర్పియవ నేర్పించాలండి ఇవన్నీ. హ్మ్. డబ్బుతోటి ఎంత జాగ్రత్త ఉండాలి? డబ్బు మున్ డబ్బుల్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనేది హ్మ్.
అవును. అవును. ఖచ్చితంగా అండి. మనల్ని కాపాడుతుంది. అబ్బా! చాలా బాగా చెప్పారండి. మనము ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్నాం గాబట్టి ప్రతి మనం ఖర్చుబెట్టే ప్రతి రూపాయి ఒక పద్ధతిగా, ఒక ఆహ్, మంచిగా ఖర్చుపెడితే య అలాగే మనం డబ్బు కాపాడిన వాళ్ళం అయితాం. హ్మ్.
హ్మ్. ఖర్చు పెట్టాలి. అది మన వ్యసనాలకు వాటి వీటి గాకుండా మన మీద ఖర్చు చేసుకోవాలి. ఒక
అది కూడా మనకు కంపల్సరీ ఏదో ఒక రోజు కాపాడుతుంది. హెల్ప్ అవుతుంది మనకు కంపల్సరీ డబ్బు. అయితే మీరు ఇలాంటివన్నీ ఆహ్, పాటిస్తూ ఉంటారు గదండీ. ఇప్పుడు మ్ ఆహ్, మన చుట్టుపక్కల ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు.
హ్మ్. అవునండి. హ్మ్.
తెలియకుండా ఎవరైనా మిమ్మల్ని అడిగారా? అరె ఇది ఎ ఏది తీసుకుంటే బావుంటుంది? ఏ ప్లాన్ తీసుకుంటే బావుంటుంది? మనం డబ్బులెలా ఆహ్, ఏ మ్యూచ్యల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? లేదా మనము ఎలా దీన్ని ఆహ్, భూమి పైన ఇన్వెస్ట్ చేయాలి? ఎలా అని చెప్పేసి మీ మీ సలహాలేమైనా తీసుకుంటా ఉంటారా?
హ్మ్. హుహు. హ్మ్. అంటే మా ఫ్రెండ్స్‌కి జెప్తాను నేను యాక్చువల్‌గా ఇవి ఇవి. ఇన్వెస్ట్మెంట్‌వి జెప్పను <giggles> నేను గానీ, ఆహ్, అవి జెప్తే మన మీదకి మన నెత్తికి చుట్టుకుంటాయండి అవన్ని. యాక్చువల్‌గా ఆ!
హుహు. <giggles> ఓకే. అవునవును. కొన్ని కొన్ని మనం సక్సెసైన తరువాత చెప్తేనే వింటారు గదండీ మళ్ళీ. అదొకటుంది.
అవును. ఎలాగ అంటే ఇప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్‌వి గాకుండా మనకి వాళ్ళ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లేది తీసుకోవాలో? లేకపోతే ఏ మ్యూ ఆహ్, మ్యూచువల్ ఫండ్స్ గాదు గనీ మనకి టర్మ్ లైఫ్ ఏది తీసుకోవాలో? అలాంటి వాటికి కొంచెం నాక నాకవగాహన ఉన్నయి వాళ్ళకి జెప్తాను నేను మళ్ళీ. నాకు కొంచెం కొంచెం దాంట్లో ఏమి ఇంతింత కూసింత <giggles> జ్ఞానం ఉండి వాళ్ళకి నేర్పియ్యాలని అనుకోను నేను యాక్చువల్‌గా. ఆ కొన్ని ఇలాంటివి చెప్తుంటా.
ఓకే. హుహు. ఓకే. అవునవును.